ప్రస్తుత కాలంలోనండి ఎవరికైనా సరే ప్రతి ఒక్కరికి స్కిల్ ఉండాల్సింది మల్టీటాస్కింగేనండి. ఎందుకంటే ఈ మల్టీటాస్కింగ్ లేకుండా ఎవరు తీసుకోవట్లేదండి. కానీ ఈ మల్టీటాస్కింగ్ ఉందనుకోండి. మనం దేని మీద ఫోకస్ చేయలేమండి. ఏది కొంచెం దాని మీద కొంతసేపు, దీని మీద కొంతసేపు ఇలా పెడుతూ ఉంటామండి. అయితే ఈ మల్టీటాస్కింగ్ రూ మీరు ఏ వదిలి ఎలా ఫోకస్ చేస్తారు? అంటే మీ జీవితంలో జరిగిన అనుభవాలు కాని, మీ ఉద్యోగంలో చేసిన కొన్ని సమస్యలు గానీ, ఏవో వస్తాయి మల్టీటాస్కింగ్ అంటే సమస్యలు ఎక్కువ వస్తానే ఉంటాయండి. అలా మీ జీవితంలో జరిగినయి ఏవైనా అనుభవాలు ఉంటే మాతో పంచుకోగలరా?
హ్మ్. హ్మ్. <chuckles> అవును. తప్పకుండా అండి. అంటే మల్టీటాస్కింగ్ అంటే ఒక్కో ఏజ్‌లో, ఒక్కో మల్టీటాస్కింగ్ అనేది జేస్తా ఉంటాం అనమాట. ఇప్పుడు చిన్నప్పుడు అనుకోండి, ఈ చదువుగుంటూ, ఆడుకుంటూ చదువుకుంటూ అంటే, ఆడుకోవడం అంటే ఇప్పుడు పక్కన బుక్స్‌లో రాసుకుంటూ టీవీ జూడ్డము. అలా అది కూడా ఒక మల్టీటాస్కింగ్. ఇప్పుడు మళ్ళొక ఏజ్‍కొచ్చామనుకోండి. ఇప్పుడు ఒక గ్రాడ్యుయేషన్ లేదా ఇంటర్ అలా ఏజ్‌కొచ్చేసరికి ఆహ్, చదువుకుంటూ, ఫోను చూడడము. అదొక మల్టీటాస్కింగ్ అయితది. లేదంటే జాబ్ జేసే వీ జాబ్ జేసేటప్పుడు ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్ అంటే ఒ పార్ట్ టైమ్‌లాగా లేదంటే ఫుల్ టైమ్ చేసుకుంటూ మళ్ళొచ్చి ఇంకో జాబ్ లేదంటే ఆహ్, ఫ్రెండ్స్‌తో అలా ట్రిప్పులు అనేసి, ఆహ్, లేదంటే మూవీస్ జూసుకుంటూ, జాబ్ పని చేసుకోవడము ఓహ్! ఇలా చాలా ఉంటాయి మల్టీటాస్కింగ్ అంటే. అయితే ఆహ్, నేను నా నాకు ఎక్కడ ఫోకస్ పోయింది, ఇక నా వల్ల అవ్వదు, ఆరోగ్య సమస్యలు గూడా వచ్చాయని ఒక స్టేజ్ కూడా ఉంది మల్టీటాస్కింగ్ మీద. ఎలా అంటే
ఓకే. అవునండి. అవునండి. అవునండి. అవునండి. అవునండి. అవును. ఓకే అండి. ఎప్పుడండి అది?
ఆహ్, నేను గ్రాడ్యుయేషన్ అయిపోయిందండి. గ్రాడ్యుయేషన్ అయిపోయాక నేను ఏంటంటే, నార్మల్‍గా ఆహ్, ఇంకా జాబ్ రాలేదనమాట అప్పుడు. నేను సరే, పార్ట్ టైమ్ అయినా నార్మ ఆహ్, అంటే ఆన్‍లైన్‍లో వర్క్ ఫ్రమ్ హోమ్ టైప్ ఉంటాయి గదా చాలా ఆన్‍లైన్‍లో పార్ట్ టైము.అవి ఎవైన ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్. ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ ఉంటాయి గదా! సరే అవి జేద్దాంలే అనేసి నేనవి అప్లై చేశా. అంటే ఫుల్ టైమ్ అప్లై చేసుకుంటూ, ఇటు పార్ట్ టైమ్ అప్లై చేసుకుంటూ ఉన్నాననమాట. అది ఆ 2 అవి అప్లై జేసుకుంటూ, మళ్ళీ నేను స్కిల్స్ డెవలప్ జేసుకునే విధంగున్నా. అయితే ఒకేసారెంటంటే, నాకు ఒక దాంట్లో ఒ ఒచ్చింది. ఆహ్, ఫ్రీలాన్స్ ప్రాజెక్టనేసి ఆహ్, విత్ కాంట్రాక్ట్ బేస్‌డే వచ్చిందనమాట. వచ్చాక ఆహ్, వచ్చిందిలే ఇది చేసుకుంటూ కొంచెం మన స్కిల్స్ డెవలప్ జేసుకుంటూ, ఈ 2 మెయింటైన్ జేసుకుందాంలే అనుకున్నా. సరే అని, అంటే అది ఫ్రీలాన్స్ అనేది ఫ్లెక్సిబులన్నమాట మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఖాళీ అప్పుడు బట్, మనకి ఒకవేళ మనం వర్కింగ్ అవర్స్ ఫిక్సయిపోయినాం అనుకోండి, ఆ వర్కింగ్ అవర్సనేది కంప్లీట్ చేయాలి. అయితే, నేను ఆ కొత్తలో ఎక్సైట్మెంట్‌లో నేను వర్కింగ్ అవర్స్ ఎలా బెట్టానంటే, వీక్లీ 30 అవర్స్ అని బెట్టేసా.
ఓకే. ఓకే. అవునంది. అవును. ఓకే. ఓకే అండి. ఓకే. ఓకే. ఓకే. ఓకే అండి. ఓకే. ఓకే. అవునండి. అవును. అవునండి. అవును. ఓకె అండి.
వర్కింగ్ అవర్స్ <chuckles> వీక్లీ 13 పెట్టేసి సా చేసేశా అనమాట. వచ్చేసింది నాకు అది. తర్వాత సరే చేసేద్దాంలే, ఖాళీగానే ఉన్నానులే అనేసి ఆహ్, చేస్తూనే ఉన్నా అన్నమాట. ఒక అంటే, నేను 1 మంత్ చేసుకుంటూ, 1 మంత్ వరకు బానే అయింది. చేసుకుంటూ, స్కిల్సవి జేసుకుంటూ ఉన్నా. అయితే నెక్స్ట్ ఏమైందంటే, జాబొచ్చింది. అదే ఈ ఆఫర్ లెటర్ లాగొచ్చింది మెయిల్‌లో. ఫుల్ టైమ్ ఆఫర్ లెటరనమాట.
ఓకె. ఓకే అండి. ఓకే. అవునండి. అవును. ఓకే. ఓకే. అప్పుడు మీ ఆనందం ఇంకా ఎక్కడా పట్టలేనిదేమో అండి.
హ్మ్. నిజంగా. <chuckles> నేనేమనుకున్నా అంటే మల్టీటాస్కింగ్ వల్ల ఎర్నింగ్ ఆపర్చునిటీస్ గూడా మల్టీ ఉన్నాయి గదా! ఎందుకు పోగొట్టుకోవాలనేసి, అంటే ఇప్పుడు నేను దాంట్లో సైన్ చేశా ఫ్రీలాన్స్‌లో. ఇప్పుడది కంప్లీట్ అయ్యేవరకు ఉండాలి. ప్లస్ నేను ఫుల్ టైమ్ ఒచ్చింది. దీంట్లోకెళ్ళాలనేసి ఆ! సరేలే చేద్దాం ఏముంది, ఆద్ ఆహ్, ఆఫీసయిపోయినంక ఇది, ఇది అయిపోయినాక పడుకోవడం, అలా అనుకున్నాను. ఆహ్, న ఎలా అయిందంటే ఇప్పుడు ఒక కొత్తలో మళ్ళీ జాబ్ అంటే కొత్తలో ఎలా ఉంటది? నార్మల్‌గా ఫ్రెషర్స్‌కి మీకు తెలిసే ఉంటది, ఆఫీస్‌లో. ఏం తెలీదు, ఆ ట్రైనింగ్ పీరియడు మళ్ళీ, ఇవన్నీ నేర్చుకోవాలి కొత్తగా పని మొత్తము.
అవునండి. ఓకే. అవునండీ. అవును. అవునండి. అవున్ అయితే ఇలాంటి సందర్భంలోనండి, మీకు టెక్నికల్ స్కిల్స్ ఉంటాయి గదండీ! ఆహ్, మీ అయ్యెలా సహాయపడుంటాయండి ఇలా కొత్తగెళ్ళినప్పుడు?
హ్మ్. హ్మ్. అంటే మనకి ఆహ్, గ్రాడ్యుయేషన్ టైప్ మనం నేర్చుకున్నవి, నిజంగా నేను 90% చెప్పగలుగుతానండి. మనకి కాలేజీలో నేర్చుకునే స్కిల్స్ ఒక 30 పర్సెంటే యూజ్ అయితాయి, మన జాబ్‌లో. నేను నా ఎక్స్‌పీరియన్స్ ద్వారా నేను జెప్తున్నాను. మనమైతే ఆ జాబ్‌లో నేర్చుకునేది వేరు. డిఫరెంట్‌గా చేసే జాబనేది వే నువ్వు మియ మనం సా ఒకవేళ నేను
అవునండి. అవునండి. అవునండి. ఇప్పుడు చదువుకున్న చదువుకే జాబ్ వేరే చేస్తున్నారండి.
ఆ! ఇప్పుడు నేను కంప్యూటర్ సైన్స్ చేశాననుకోండి. నేను కంప్యూటర్ సైన్స్ బేస్డే జాబ్ చేస్తున్నాననుకోండి. మన కరిక్యులర్ ఆహ్, మన గ్రా అంటే మన సబ్జెక్ట్ కరిక్యులములో ఉన్న ఆహ్, సబ్జెక్టు వేరు మొత్తానికి. అందులో చేసేది వేరు. అంటే మనం చదువుకున్న సైడే ఏళ్ళినా కూడా, అందులో వర్క్ వేరే ఉంటదనమాట. అయితే, నేర్చుకోవాలి ఇప్పుడు, మనకి 30% నాలెడ్జున్నా బేసిక్ నాలెడ్జది. మనం ఇంకా డీప్‍గా ఎళ్ళాలంటే, మనమంటూ కొంచెం ఫోకసనేది చేయాలి దాని మీద. అంటే, మన ఓన్‌గా.
అవునండి. అవునండి. అవునండి. అవును. అవునండి. అవును. అవునండి. అవును. అయితే మీరెళ్ళినప్పుడు ఆఫీస్ కల్చర్స్‌ గాని, మీ ఆలోచన అలవాట్లు‌ గాని, ఎలాగున్నాయండి అక్కడ?
హ్మ్. అంటే నేను కొత్త గదా! కొంచెం నాకు ఎలా అంటే, ఏదో నన్ను ఒక తెలియని దేశంకెళ్ళి <giggles> ఒదిలేసినట్ మొత్తానికి దె ఆహ్, ఇండియా కాకుండా వేరే జపానొ, జర్మనీలో వదిలేసినట్టే అనిపించిందనమాట నాకు. ఒక జాబ్‌కెళ్ళేసరికి. కానీ, అక్కడ ఫ్రెండ్లీ, ఆహ్, ఫ్రెండ్లీ ఒక ఎన్విరాన్మెంటనేది ఉన్నది. ఏదైనా మనకి డౌట్సొచ్చినా గూడా ట్రైనింగ్ పీరియడ్ గదా! ఆహ్, ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళనమాట. ఇప్పుడు నాకు ఒక చిన్న డౌటొచ్చి నేను అడిగినా గూడా, విసుక్కోకుండా చాల సింపుల్‌గా చెప్పేవాళ్ళు. నాకంతా అనిపియలేదనమాట. కానీ, నేను అంటే, నా ఓన్‌గా నేను నేర్చుకోవాలని చెప్పా గదా! అది అది నేర్చుకోవాలి. జాబ్‌కెళ్ళి 9-6 ఆ జాబ్ చేయాలి. ఇంటికొచ్చి, ఒకవేళ నేనక్కడ ఏమన్నా తెలియనివి గూడా ఇక్కడ ఇంటికొచ్చి ఓన్‍గా అంటే, మనకి మళ్ళీ ప్రిఫరెన్స్ ఇవ్వాలి గదా! ఇప్పుడు మనకి నేర్చుకోవడానికి అదే నేర్చుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నాకు ఫ్రీలాన్స్ ప్రాజెక్టుంది. అది చెయ్యాలి. ఆహ్, ఇవన్నీ ఎలా అంటే నా మైండ్ అసలు కొంచెము బాగా ఒ నాకు ఏదైనా స్ట్రెస్ బాగా అయిపోయిందనుకోండి, విపరీతమైన తల తలనొప్పి, నిద్ర మొత్తం ఎఫెక్ట్ పడిపోతది.
ఓకే. అవునండి. అవును. ఓకే ఓకే అండి. అవునండి. అవును. అవునండి. అవునవును. అవునండి. అవునండి. ఓకే. అవునండి. అవును. నిజమే. అయితే నీకు మీరు, ఇది ఉద్యోగం గురించి చెప్తున్నారు కదండీ! నేను సరదాగా ఒక క్వశ్చన్ అడుగుతాను మీరు. ఆహ్, మల్టీ టాస్కింగు వంట దగ్గరకొచ్చేస్తే ఎలా ఉంటదండి?
ఓకె. ఓకె. మల్టీ టాస్కింగ్ వంట దగ్గరికా? అంటే, నేను చెప్పాలంటే ఆ!
ఇప్పుడు ఆ! అలా కాదండి. ఇప్పుడు అందరూ వంట, ముందు అన్నం వండుతారు. తర్వాత కూరొండుతారు. తర్వాత ఇంకేవో పెడతారండి. ఒకదాన్ని ఒకదాన్ని వండుతారు. ఒక్కసారి ఒక్కసారే అన్నం స్టార్ట్ జేసి, ఒక్కసారి కూర స్టార్ట్ జేసి తర్వాత చారు రసం ఇలాంటియన్నీ పెడితే, ఒకవేళ ఇంట్లో ఫంక్షన్
అవునవును. హ్మ్.
అప్పుడు ఎలాగుంటదంటారు అది?
అప్పుడేంటంటే, నాకు ఇప్పుడు నేను అ అలాంటి ఎక్స్‌పీరియన్స్ నాకు లేదు గాని నేను జూస్తూ ఉంటా గదా! ఇంట్లో. మా మమ్మీ వాళ్ళు వండుతూ ఉంటే వ నేను ఎలా అంటే, అరె! వీళ్ళకి రోజుకి లక్షిచ్చినా అసలు సరిపోవురా వీళ్ళకి అసలు. ఆళ్ళకి అంత రెస్పెక్టనమాట. <laughs> అంటే ఎలా అంటే హ్మ్.
ఓకే. కానీ నిజం చెప్పానండి. ఈ వంట విషయంలోనండి మల్టీ ఇది కూడా ఒక టాస్కింగేనండి. నిజంగానండి.
టాస్కే నిజంగా, మల్టీ టాస్కింగ్ గాదు ఇంకా ఇన్ఫినిటీ టాస్కింగ్ అనాలి దాన్ని. <laughs>
అవునండి. అయితే ఇక్కడండి వాళ్ళు అదిప్పుడు బిర్యానీ వండినా ఒక చికెన్ కర్రీ వండుతున్నా వేరే వేరేయి వండినా వాళ్ళు ఫోకస్‌డ్‌గా ఉంటారండి. ఓహొ! ఇది ఇక్కడ జ స్మెల్ల్‌ని బట్టి వొ ఏం కర్రీ అని.
ఎలా అం హ్మ్. హ్మ్. ఆ! స్మె స్మెల్లుని ప్లస్ ఇప్పుడు ఒక గ్యా ఇప్పుడు మనం ఒక గ్యాసుందనుకోండి. దాని మీద ఒక సైడు రైస్ పెట్టాము, ఒక సైడు వేరే కర్రీ ఇంకో సైడ్ బిర్యానీ, ఒకసారి వి ఆహ్, ఎగ్జాంపుల్ ఒక కాడ వెజ్, నాన్ వెజు, రైసు ఆహ్, ఇంకో పాయసం ఇవన్నీ పెట్టామనుకోండి. వాళ్ళకెలా అంటే ఇక్కడ పాయసం ఉంది. ఇందులో ఏదెయాలో అదే యేస్తారు. మిస్సవ్వకుండా. ఏ ఇంగ్రీడియెంట్స్ యెయ్యాలి. ఎప్పుడెయ్యాలి అది వా వాళ్ళకి ఎలా దెలుస్తాయంటే, అబ్బా! నాకొక్కోసారి అనిపిస్తది వీళ్ళు పీఎం కన్నా గ్రేటు ఇంకా 'ట్రంప్' కన్నా ఇంకా ఇంటెలిజెన్స్ ఫెలోస్ అనేసనిపిస్తదనమాట. ఈ వంటలు చేసే వాళ్ళని జూస్తూ ఉంటే.
అవునండి. అవునండి. అవును. అవునండి. అవునవును. ఎందుకంటే, వాళ్ళు ఎంత ఫోకస్‌డ్‌గా ఉంటారో తెలుసండి. ఎంత డైవర్ట్ మళ్ళీ మధ్య మధ్యలో వచ్చి పక్కవాళ్ళతో మాట్లాడతారు. లేతే ఇంట్లోని ఏదైనా అది కనపట్లేదు అది ఎక్కడుందమ్మా ఇది అన్ ఇలాంటియన్నీ మీరు చూసారండి?
హ్మ్. చేస్తారు అది మళ్ళీ నిజంగా అల్లి మధ్య, మధ్యలో ఒ ఓన్లీ అంతా వంట రూమ్‍లోనే పని ఊన్ పని ఉ ఉన్నా కూడా వాళ్ళు అందులో ఉండరు ఎప్పటికీ. అది ఆ గ్యాస్ మీద అవన్నీ పెట్టి, బయటకొచ్చి ఇంకేమన్నా ఊడ్చేవి ఇంకేమన్నా, ఇల్లు ఏమన్నా ఊడ్చినా అవి జేస్తూనే ఉంటారు, ఎవరితోనైనా మాట్లాడాలంటే, మాట్లాడుతూనే ఉంటారు. ఇంకా ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఇంట్లో ఏమున్నా వచ్చి చేసుకొని, మళ్లెళ్ళి, అది కంటిన్యూ జేస్తారు. అది, అది ఫోకసు ఎలా ఫోకస్ ఉంటదో తెలీదు మళ్ళీ.
అవునండి. వాళ్ళ మానసిక వాళ్ళు ఒత్తిడికి లోనవ్వరండి. మళ్ళా ఆళ్ళు ఒత్తిడికి లోనవ్వరండి.
అవ్వరు. అదేంటంటే, వాళ్ళకి ఒక అది అలవాటు అయిపోయిందో తెలీదు, అది ఇష్టమో తెలీదు. అది ఎలా అంటే, అది డిఫరెంట్ అంటే, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తుంటేనే అర్థమవుతది. <chuckles> చూస్తే అర్థం అవ్వదు. నిజంగా చెప్పాలంటే గాని, అదొక డిఫరెంట్ అండి.
ప్రెస్ అవరు అవునండి. అయితే, ఇది వెలక వెలకట్టలేనిదండి ఇది.
హ్మ్. అవును నిజంగా.
వెలకట్టలేనిది. దీన్ని ఎలా మీరు ఎలాగ చెప్తారు? అంటే కొంతమందికి, తల్లిదండ్రులు అదే తల్లికి, ఇలాగా అం ఎ <smacks lips> మనం అంత కష్టపడి ఆవిడ చేస్తదండి. అది వెలకట్టలేము మనం. మనం ఇచ్చే చిన్న ఫీడ్‌బ్యాక్ ఉంటది చూడండి, ఆవిడకి ఇంకా ఇలాంటివి ఏమన్నా మీరు చూసారా? మీరు ఇలాంటి సందర్భాలు?
హ్మ్, హ్మ్. అవును. ఆనందం. హ్మ్. నిజంగా అవి మాకు ఏంటంటే, ఇంట్లో వ ఆహ్, ఫుడ్ తను ఎలాంటి స్ట్రెస్‌లో ఉండి జేసినా గూడా, ఎలాంటి మూడ్‍లో ఉండి చేసినా కూడా, అది పర్ఫెక్ట్‌గా అయిపోతది. ఆహ్, తనకి ఇంట్రెస్ట్ లేదు, ఆ రోజు ఆరోగ్యం బాలేదు, అని, అని లేసి చేసినా గూడా, ఆ టేస్టనేది మారదు. మాకప్పుడు అనిపిస్తుందన్నమాట, అరే! అసలు ఇలా ఎలా ఉంటారు, ఓపి ఒక మనిషికి ఇంత ఓపికనా అనేసి ఎక్కడ తెలుస్తదంటే, ఇంట్లో మన ఆహ్, అమ్మ వాళ్ళని చూస్తేనే, వాళ్ళ దగ్గర నుంచె మనం ఓపిక అనేది నేర్చుకోగలుగుతాం, చెప్పాలంటే. అంటే అన్ని టాస్క్‌లు జేసుకుంటా గూడా, ఒక ఫోకస్‌ని పోగొట్టుకోకుండా రోజు చేసే రుచి అంటే వాళ్ళు ఎలా ఆరోగ్య సమస్యలు ఎలా ఉన్నా, వాళ్ళ ఇంట్రెస్ట్ ఎలా ఉన్నా, రోజు పోగొట్టుకునే అంటే చేసే రుచిని మార్చకుండా, రోజు ఒకే విధంగా అండ్ ఇంకా, ఇంకా రుచిగా చేస్తూ ఉంటారు గదా! నిజంగా వాళ్ళని విలకట్టలేమండి. కానీ, నాకప్పుడప్పుడు అనిపిస్తది, వాళ్ళకి కూడా బ్రేక్ ఇవ్వాలి. <chuckles> ఒక్కోసారి మనం కూడెళ్లి, కొంచెం ట్రై చేసుకుంటూ, వాళ్ళకి మన చేతి రుచిననేది చూపించాలి అనేసి, ఒక ఆలోచన వస్తా ఉంటది అండ్ అప్పుడప్పుడు మేము జేస్తూనే ఉంటాం అన్నమాట ఇంట్లో.
ఓకె అండి. ఓకె అండి. అవునండి, అవును. అవునండి. అవునండి, అవును. అవునండి అవ్ అవునండి. ఇంకోటండి మీరు వి ఇక్కడ మల్ ఉద్యోగాలకొచ్చేటప్పటికి, మల్టీటాస్కింగ్ అనేటప్పటికొచ్చేటప్పటికండి, ఇప్పుడు మనం ఒకో సంస్కృతిలోను, ఒక పద్ధతిలో సాంప్రదాయాల్లో పెరుగుతామండి. ఇప్పుడు ఆఫీస్‌కెళ్ళినప్పుడు, ఆఫీస్ కల్చర్ వేరేగుంటదండి. అక్కడ. మీరు అప్పడు వరకు అబ్బాయిలతో మాట్లాడినోళ్ళు, అబ్బాయిలతో మాట్లాడాల్సొస్తది. లేతే ఇలా ఒ మీటింగ్లు, ను ఇలాంటి కల్చర్‌కి, మీరు అలవాటు పడిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా?
హ్మ్. హ్మ్. హ్మ్. ఆహ్, ఉన్నాయండి. అంటే హ్మ్, ఆహ్, నాకు అబ్బాయిలతో మాట్లాడడం దానికి ఎక్కడ ఆహ్, ఎలాంటి ఇబ్బంది రాలేదు గానీ, ఆహ్, ఇ ఇప్పుడు మనం ఒక ఆహ్, చదువుకుంటున్నామనుకోండి, అంతా మన ఏజ్ వాళ్ళే. మన ఏజ్ వాళ్ళతో మనం మాట్లాడడం అంటే అంత ఆహ్, కొంచెము మొహమాటమనేది పడము. ఆటోమేటిక్‌గా మనకి ఏదనిపిస్తే అది మాట్లాడడం అలా జేస్తాము. వన్స్ మనము ఆఫీస్‌ కేదె ఉద్యోగానికెళ్తే అక్కడ ఓన్లీ అందరూ మన ఏజ్ వాళ్ళు ఉండరు. పెద్దవాళ్ళుంటారు, మనకన్నా చిన్నవాళ్ళుంటారు లేదంటే మనకు ఆహ్, మన ఏజ్ వాళ్ళుంటారు. అక్కడ ఎలా జరుగుతదంటే, అసలు పెద్దవాళ్ళతో ఎలా మా ఆహ్, అప్పటి వరకు మన ఏజ్ వాళ్ళతో ఉండి, ఉండి వచ్చేసి, అక్కడ ఒకేసారి అంత వాళ్ళక వాళ్ళ పెద్దవాళ్ళంటే, కొంచెం హై పొజిషన్‍లో ఉన్నవాళ్ళు. వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఆహ్, అనేసి అక్కడ కొంచెం ఇబ్బంది పడతాము. అంటే ఎలా మాట్లాడితే వాళ్ళు ఎలా తీసుకుంటారనేసి అనిపిస్తది ఒకోసారి. కానీ, మనకంటూ కొన్ని బౌండరీసనేసి పెట్టుకోవాలి, వాళ్ళతో ఎలా మాట్లాడాలి, కమ్యూనికేషన్ ఎలా ప్రొఫెషనల్‌గా ఉండాలి, అనేసి ఆహ్, కొంచెం మనకంటూ మనం కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంక్రీ ఇంక్రీజ్ చేసుకొని, ఆహ్, ఫోకస్డ్‌గా వాళ్ళతో మాట్లాడుకుంటూ, బౌండరీస్ కూడా పెట్టుకోవాలి మన ఏజ్ వాళ్ళతో అయినా సరే. ఆహ్, పెట్టుకున్నానండి. పెట్టుకున్నాను. నేను బౌండరీసనేది పెద్ద వాళ్ళతో పెట్టుకోను. అంటే ఇప్పుడు, వాళ్ళు ఆటోమేటిక్‌గా బౌండరీస్ పెట్టుకొని మనతో లిమిటెడ్‍గానే ఉంటారు. ఆహ్, మన ఏజ్ వాళ్ళు ఉంటారు కదా! మన ఏజ్ వాళ్ళు, మనకన్నా చిన్న ఏజ్ వాళ్ళు ఏంటంటే, వాళ్ళతో బౌండరీస్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కోసారి ఆహ్, తెలియకుండానే ఆహ్, ఏంటంటే లిమిట్స్ దాటేసి మరి ఏదో షేర్ జేసుకోవడం, ఏదో అయిపోయి, ఏదో అయిపోతది ఒక్కోసారి. అందుకని ఎవరితో ఇంత మాట్లాడాలి అనేసి అలాంటి బౌండరీస్ పెట్టుకుంటే, ఎలాంటి సమస్యలు రావు అండ్ ఎలాంటి ఫోకసనేది తప్పిపోమన్నమాట.
ఓకే. ఓకే. అవునండి. అవును. అవునండి. అవును. అవునండి. హ్మ్. ఓకే. పెట్టుకున్నారండి ఎప్పుడైనా? మీరు బౌండరీస్ పెట్టుకున్నా అవునండి. అవునండి. అవునండి. అవును. ఇప్పుడు మీరు మల్టీటాస్కింగ్ చేస్తున్నప్పుడు, మీరు ఏదైనా విజయాలు సాధించినప్పుడు అందరితో షేర్ చేసుకోవడానికి ఏవన్నా
హ్మ్.
అనిపిస్తదండి మీరు షేర్ చేసుకోవాలి ఇలాగా.
లేదు, లేదు. నో. ఆహ్, నాకెప్పుడూ అలా అనిపియదండి. ఇప్పుడు నేను ఎన్ని టాస్కులిప్పుడు ఆహ్, నాకు ఎన్ ఇప్పుడు ఒకటి కాదు మూ 2 కన్నెక్కువ 3 కన్నెక్కువ టాస్కులు నేను జేస్తున్నా గుడా, అరే! నేను ఇది జేస్తున్నా, ఇది జేస్తున్నా అని ఆహ్, ఇందులో అందులో పోస్ట్ జేసుకోవడమో. లేదంటే? అందరికి జెప్పుకోవడమో ఇలా నాకు ఇష్టం ఉండదు. ఏదో నా అన్ నాకు కొంచెం ఇంట్రెస్టుంది గాబట్టి, నాకు ఇష్టం గాబట్టి ,నేను జేసుకుంటూ ఎళ్ళిపోతా. అది టైం కూడా దెలీదు నాకు. అం అంటే ఇష్టమైన వర్క్ కాబట్టి. <giggles> అండ్ అందరితో షేర్ చేసుకోవడం కూడా అంత ఇష్టం గుడుండదు.
ఓకె. ఓకే. అయితే ఇప్ మల్టీటాస్కింగూ చేయడం వల్ల ఎక్కువగా మనం ఒత్తిడికి లోనవుతాం. తర్వాత నిద్ర సమస్యలన్నీ వస్తాయి కదండీ. ఈ నిద్రను కంట్రోల్ చేసుకోవడం అంటే, ఒకరోజు చేసామనుకో పర్లేదు. రోజు చేస్తే మనకి బాడీ స్ట్రెస్ అవుతుంది కదండీ. దీనికి ఏం సూచనలు తీసుకుంటారండి మీరు?
హ్మ్. హ్మ్. అవును. నిజంగా. మల్టీటాస్కింగ్ అంటే ఓక్ ఆహ్, ఫ్లెక్సిబుల్‌గానే దీసుకోవాలి మనం. నిద్ర ఎఫెక్ట్స్ పడే విధంగా గూడా తీసుకోకూడదు. ఇప్పుడు మీకు ఆఫీస్ వెళ్లారనుకోండి, ఆఫీస్‌లో ఏమైనా వర్క్ జేస్తుంటే వర్క్ లేనప్పుడు మీరు ఆటోమేటిక్‌గా ఫ్లెక్సిబుల్ అవర్ గాబట్టి, అక్కడ ఆ సమయాన్ని యూజ్ చేసుకోవాలి. ఆ! నేను ఇంటికెళ్ళాకనే జేస్తా. నేను నిద్ర టైంలోనే చేస్తా అంటే, అది పా నా ఖచ్చితంగా నిద్రకి ఎఫెక్ట్ పడుతది గాబట్టి మనం టైమ్ మేనేజ్‍మెంట్ అనేది చూసుకోవాలనమాట.
ఓకె. ఓకె. అవునండి, అవును. అయితే మల్టీటాస్కింగ్ గురించి, మీరు ఫోకస్ గురించి మీ జీవితంలో జరిగిన అనుభవాలు వీటన్నింటి గురించి చాలా చక్కగా చెప్పారండి. అయితే మీతో మాట్లాడతంటే మీరు కొన్ని బౌండరీస్ గురించి, పెద్దవాళ్ళ దగ్గర ఎలా ఉండాలి? వీటన్నింటి గురించి చాలా చక్కగా మాట్లాడారండి. అయితే మీతో మాట్లాడి నాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ అవకాశం ఉంటే త్వరలో మళ్ళీ మాట్లాడుకుందాం. ధన్యవాదాలండి.
హ్మ్. హ్మ్. ధన్యవాదాలండి.